ప్రతి ఒక్కరి జీవితంలో, బాల్యం అనేది మరుపురాని జ్ఞాపకంగా ఉంటుంది కదా! అయితే, మరి మీ చిన్ననాటి ఆటల గురించి, అప్పుడు మీరు ఏ విధంగా ఆటలు ఆడుకునేవారు? ఏం మాటలు గుర్తున్నాయి అంటే గనక మీరు ఏం జెప్తారు?
ఉహూ! హ్మ్. ఆహ్, హ్మ్, మేము చాలా అండి. అంటే, చాలా మ మాకేంటంటే మమ్మీ వాళ్ళ సైడు కజిన్స్ అందరూ. అంటే మమ్మీ‌కి నల్ నలుగురు అన్నయ్యలునమాట. ఆహ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసే ఉండేవాళ్ళం.
ఓకే. హ్మ్. ఓకే. అందరూ ఒకటే ఏరియా‌లో ఉండేవాళ్ళా? లేకపోతే పక్కపక్కన ఇల్లు. ఓహోహో! అంటే ఉమ్మడి కుటుంబమనమాట.
చాలా. ఆ! ఒకటే ఇల్లు పెద్దది, అమ్మమ్మది. <clicks tongue> ఆ! ఉమ్మడి కుటుంబంలాగా ఉండేది. హ్మ్, కొన్ని సంవత్సరాలు అలానే ఉన్నాము.
సూపర్ అండి. ఆ! హ్మ్.
అయితే, ఆహ్, ఆటలంటే అసలు మాకు అమ్మమ్మ వాళ్ళ ప్రాంగణంలో వ ఇల్లు ఇల్లు కాకుండా ఇంటి చుట్టూ ప్రదేశం కూడా పెద్దగా ఉంటది. ఆహ్, గడ్డి మొలిచి మంచిగా అసల ఆహ్, ఆ వాకిలంతా గూడా చాలా ఇదిగా ఉంటాదనమాట. <sniffs> అయ్
ఓకే. <laughs> అవును. అవును. వాకిలి, పెరడు సైడ్స్ అన్నీ ఉంటాయనమాట. బావుంది. హ్మ్.
అన్నీ ఉంటాయి, అన్నీ. అయితే ఆహ్, 4 చింత చెట్లు ఉండేవి.
4 చింతచెట్లు ఉండేవా? <laughs>
పెద్దవి ఇంతెంత పెద్ద, మోద్దుగా ఉంటావి అవి. పెద్దవి అసలు.
అమ్మమ్మో! అసలు ఒక్క చింత చెట్టు ఉంటేనే చాలా పెద్దగా ఉంటుంది. చాలా నీడనిస్తుంది. అలాంటివి నాలుగంటే?
పెద్దది. ఇదేమో 4, ఇలా లైన్‌గా ఉండేవనమాట చింత చెట్లు. <clears throat>
ఓకే. అంటే ఇప్పుడు చింతచెట్టుతో ఏంటంటే, రాత్రి చూస్తే అది భయంకరంగా ఉంటుంది గదా! మీకెప్పుడన్నా భయమేసిందా? రాత్రి అయితే చింతచెట్టు కింద వెళ్ళగూడదని మీవ్ ఇంట్లో వాళ్ళు చెప్పడం గాని, అలాంటి విషయాలు ఏమైనా గుర్తున్నాయా?
ఆ! భయంకరంగా ఉంటాది. అంటే ఒకటేంటంటే, ఆహ్, ఆహ్, జనరల్‍గానే అసలు చిన్నప్పుడు బయట ఎప్పుడైనా పడుకుంటే, ఈ వేస వేసవికాలంలో బయట పడుకున్నప్పుడు జనరల్‌గానే ఆ! భయం ఉంటదనమాట. ఆ చింత చెట్టుకెళ్ళి చూసినప్పుడు మొత్తం కటిక చీకటి. ఆహ్, ఏదైనా ఎవరైనా లేచారంటే చాలు భయం వేస్తది. ఏదైనా ఒక సౌండ్ వచ్చిందే చాలు భయమేస్తది. అలా అయితే ఉన్నాయి, ఆ జ్ఞాపకాలు అయితే ఉన్నయి.
ఓకే. ఆహ్, పడుకునే అనుభవం గూడా ఉందన్నమాట. హ్మ్. <laughs> హ్మ్. నిజమే. ఇంకా, మీరు ఇది గమనిస్తే గనుక, కొంచెం గాలి వచ్చి అటు ఇటు కదిలిన చెట్టు, ఇంకా ఎక్కువ భయమేస్తూ ఉంటుంది. <laughs>
హ్మ్. అమ్మో! అయిత్ ఆహ్, బావి ఉంటది. ఇప్పుడు చిన్ చింత చెట్లు ఉంటాయి గదా! అట్లా దాన్ని కొంచెం ముందు ఆహ్, ఆ ఏరియాలో ఆహ్, హ్మ్, కొంచెం మూలకి మాకు ఒక పెద్ద బావి గూడా ఉంది, అమ్మమ్మ వాళ్ళకి. ఆ! వి నీళ్ళ బావి చుట్టూ గూడా మంచి ఒక అరుగులాగా పెట్టి, ఆహ్, అంతా అక్కడే స్నానాలు చిన్నపిల్లలకి, మా అందరికీ స్నానాలు అక్కడే జేపించటం. ఆహ్, అన్ అన్ని, అన్ని అందరూ అత్త అత్తయ్యలు బట్ట అంతా అక్కడే జరిగేది. అయితే, పక్కనే దానికి, దానికి ఆనుకుని బావికి ఒక పెద్ద మనకి అర ఆహ్, ఆహ్, మన ఏంటిది కోకోనట్ చెట్టు. ఆహ్, కొబ్బరి చెట్టు ఉండేది. ఇప్పుడు నార్మల్‍గా, కొబ్బరి చెట్టు ఆకులు ఇంకా, ఎంత మందంగా ఉంటాయో తెలుసు మీకు. అది రాత్రిపూట గాలికి ఏమన్నా సౌండ్ ఎక్కువ అదే వచ్చేది.
అవును. హ్మ్. ఓకే. నీళ్ళ బావి ఉందన్నమాట. ఆ! హ్మ్. ఓహ్! సూపర్ మొత్తం అక్కడ, వంట, పాత్రలు కడుక్కోవడం, మొత్తమంతా అక్కడే. బట్టలు ఉతకడం. ఓకే. ఓకే. హ్మ్. ఆ! కొబ్బరి చెట్టు ఉండేది. హ్మ్. అవును. <laughs> అవును. అంటే ఆకులు, ఆకులనేయి పక్కపక్కనే ఉండడం. అవి 2 రాసుకుంటే గనక సౌండోస్తుంటుంది.
వదలడం. ఆ! రాసుకుంటే, ఆ సౌండ్ ఎక్కువ వస్తది గదా! ఆహ్, కొబ్బరి చెట్టుది ఎక్కువ వచ్చేదనమాట. అది చాలా భయమేసేది మాకు.
హ్మ్. ఓహో! <laughs>
మళ్ళి గడ్డి ఉంటది. గాబట్టి ఏదైనా పురుగు పూసిన, ఏం పూసిన, ఏవోవో సౌండ్‌లు వచ్చేవి.
అవును. అవును. అప్పుడు, ఒకప్పుడు రకరకాల శబ్దాలు వచ్చేవండి. ఇప్పుడు అంటే గనుక, ఏం వినిపిచ్చట్లేదు గాని, అంటే చిన్న చిన్నగా గడ్డి పురుగులు అరిసినా లేకపోతే కీచు, కీచు, కీచు అని శబ్దం జేయడం.
ఆ! ఇప్పుడు అన్ని. <giggles> ఆ! ఆ! అవన్నీ ఉంటాయి. అవును.
రాత్రి వాతావరణం అనేది, డిఫరెంట్ అప్పట్
డిఫరెంట్ అప్పుడు అవును. అయితే మేము ఏంటంటే, చిన్న ఎట్లాంటి ఆటలు ఆహ్, మా స్ట్రీట్ మొత్తం మేమే, మొత్తం ఆ గల్లీలు అన్నీ, ఏం చెప్పులు లేకుండా అందరం గుంపులు గుంపులు, గుంపులుగా వెళ్ళేవాళ్ళం. ఒకటేంటి ఆహ్, పె ఇల్లులు కట్టుకోవడం అంటే పెంకుటిల్లు పెంకులు పెంకులు ఉండేవన్నమాట, వాటితో ఇల్లు కట్టుకోవడం. ఆహ్, ఒకళ్ళు కొట్టు, ఒకళ్ళు ఇల్లు అని చెప్పుకోవడం, గురుగులాట ఆడుకోవడం.
ఓకె నిజమే అండి. హ్మ్. <laughs> ఓకె. మొత్తం ఒక స్ట్రీట్‌ నేమ్ తయారు చేసేవాళ్ళన్నమాట. ఆ మట్టిలోనే.
అసలు కంప్లీట్‌గా మా మాల అంతే ఇంక అసలు, మళ్ళీ ఏంటంటే దాగుడుమూతలు ఆడుకోవడం. ఆహ్, హ్మ్, అదేంటి టీచర్ స్టూడెంట్ గేమ్ ఆడడ గే అంటే, ఇప్పుడు నేను టీచర్ ఉంటే మీలోలందరూ స్టూడెంట్స్ అయిపోతారనమాట.
హ్మ్. ఓకె. ఆ! అవునవును.
అలా కొన్ని గేమ్స్ రకరకాలుగా.
<chuckles> అప్పట్లో మరి మీరు టీచరైనప్పుడు, మీకు ఎవరు అక్కడ-అక్కడ ఉన్న వాళ్ళ ఎవరి మీద కోపం ఉంటుంది కదా! అంటే నాకు చాక్లేట్ ఏదో తీసుకున్నాడు, లేకపోతే నన్ను గిచ్చాడు, గిల్లాడు అని కోపం ఉంటుంది కదా! వాళ్ళని నిలబెట్టి కొట్టడం లాంటివి చేసేవాళ్ళా? <laughs>
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. అయితే ఏమయ్యేదంటే, నాకు హ్మ్, నేను పెద్దదాన్ని, ఉన్నవాళ్ళలో అందరూ నా మరదలు ఉంటారు. నేను పెద్ద <clicks tongue> అయితే మనకి అప్పట్లో ఆహ్, డైరెక్ట్‌గా ఆహ్, కోబ్బరి ఆకులు కొబ్బరి ఇవి హ్మ్, అద వాటితోనే కదా! చీపుర్లు, ఏవో తయారు చేస్తారు. హ్మ్, చీపురు పుల్లలు అవి ఆహ్, లేతగా ఉన్నప్పుడు సురుకు ఎక్కువ తగులుతాయి.
ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఆ! చీపురు పుల్ల వస్తుంది. ఓకె. <laughs> ఓకె. ఆ!
అయితే, ఇప్పుడు టీచర్ కాబట్టి నేనేం చేసేదాన్ని, ఆహ్, ఆహ్, అది ఆ పుల్ల పట్టుకో అంటే ఆ లేతగా ఉన్నది గ్రీన్ కలర్‌లో సన్నగా ఉండేది. అది పట్టుకొని ఉండేదాన్ని అన్నమాట. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు నా నాకు నెక్స్ట్ ఇంక నాకంటే కొంచెం నెక్స్ట్ చిన్నస్ చిన్నది అంటే మా మా నాకు దానికి ఒక 17 రోజులు డిఫరెన్స్ అంతే పుట్టే పుట్టుకలో, హ్మ్. మా ఆహ్, రెండో మామయ్య కూతురు అన్నమాట.
హ్మ్. పట్టుకొని. ఓకె. చెప్పండి. హ్మ్. ఓకె. అంటే సేమ్ ఏజే ఆల్‌మోస్ట్. ఓకె. ఆ!
అయితే, అది దానికి నాకు అసలు పడదు. చిన్నప్పటి నుంచి.
<chuckles> ఓకె. సేమ్ ఏజ్ కాబట్టి మీ ఇద్దరి ఆలోచనలు వే ఓకె. ఆ!
కలిసి పెంచారు. అంటే ఏదున్నా, డ్రెస్‌లు కూడా కా ఒకటే లాగా కొనేవాళ్ళు వాళ్ళు. అంటే అలా అలా పెంచారు మమ్మల్ని.
ఓహ్! ఓకె. ఓకె. డ్రెసస్స్‌తో పాటు అన్ని కలిపి పెంచేసి కొ కొనడం లాంటివి చేశారన్నమాట.
అందుకే మాకు ఎక్కువ పడదు ఒకళ్ళకొకళ్ళు. <chuckles> అయితే
<laughs> ఓకె.
అదేదో వాళ్ళ చెల్లిని, దానికి ఇంకో చెల్లి ఉంటది. ఆహ్, వాళ్ళ చెల్లిని ఏదో అని, ఆ రోజు నేను క్లా ఏదో టీచర్ అని చెప్పేసి, మేము కూర్చొని ఆడుకుంటున్నప్పుడు అదేదో అన్నది. దాన్ని దాని మీద మరి కోపంతోనో, ఏంటోనో నేను దీన్ని తీసుకొని కొట్టానంట. ఏది పుల్ల తీసుకొని. కొట్టడం ఆ! కొట్టినట్టు గుర్తులేదు. కానీ ఒకటైతే బాగా గుర్తుంది. కొట్టిన తర్వాత, దాని ఎడమ చేతి మీద నేను కొడితే, ఆహ్ ఆహ్, అది ఇట్లా వాపు లాగా వస్తది కదా! సన్నగా అది ఆ పుల్ల వల్ల. అది నేను చూసినట్టు గుర్తు.
హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. మీకు గుర్తులేదు కొట్టినట్టు. ఆ! చెప్పండి. హ్మ్. అవునండి, అవును. యస్ <chuckles> అంత గట్టిగా కొట్టారన్నమాట. ఆ!
ఇదేం చేసింది. ఆ! అంత గట్టిగా కొట్టా, దాని మీద కోపంతో. అదేం చేసిందంటే, మమ్మల్ని భోజనానికో, స్నాన స్నానాలు చేద్దా రము రమ్మనడానికి అత్తయ్యో, ఎవరో వచ్చారు. ఆహ్, వచ్చి అందరికి, మేము ఆటలు ఆడుకుంటే, నార్మల్ అనుకున్న దాని తర్వాత, దాని చేయ్యి చూస్తే 2, 3 గాట్లు‌లాగా ఉన్నాయి అవి. వాసి.
హ్మ్. హ్మ్. ఓకె. ఓకె, ఇప్ మార్క్స్ పడ్డాయి అన్నమాట.
ఏంటి? అని అడిగితే టీచర్ ఆటలో కొట్టింది అని చెప్తే, ఇంక నన్ను చూడండి. ఇక నన్ను తీసుకెళ్లారు. <sniffs>
హ్మ్. ఓహ్! <laughs>
మామయ్య దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, "వీళ్ళు ఆటలు ఆడుకోమంటే పుల్లలు తీసుకొని కొట్టుకుంటున్నారు" అని చెప్పి ఇంక ఒకటే తిట్లు ఒక్కొక్కళ్ళని. ఇగో ఆ ఆ
<laughs> హ్మ్. తిట్లు వరకే, తిట్ల వరకే‌నా? 2 దెబ్బలు కూడా పడ్డాయా?
లేదండి. నన్ను వాళ్ళు వాళ్ళు కొట్టారు. అమ్మ కొట్టేది. అమ్మ ఆ టైమ్‌కి లేదు. అత్తవాళ్ళు ఎప్పుడు కొట్టేవాళ్ళు కాదు.
హ్మ్. ఓకె.
అయితే ఆద్ గొడవలు కాస్త ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం వరుకు ఎళ్ళింది అనమాట. అంటే ఆహ్, ఇప్పుడు న్ నా గురించి అది జెప్తుంటే నేను దాని గురించి ఏం చెప్పా, అదీ దాని స్లేట్ అను, దాని పెన్సిల్స్ అన్నీ, ఆహ్, మ వ అదేంటి అక్కడ ఒక కంచెల్లో అయి పడేసీ, స్కూల్ ఎగ్గొట్టేస్తంది అత్తయ్య అని జెప్పా.
ఆ! ఓకె. హ్మ్. ఆ! ఓకె. <laughs>
అదేమో ఆహ్, ఆ! మానసానేమో అసలూ ఆహ్, హోమ్ వర్కులు రాయమంటే రాయకుండా, ఆహ్, అదేంటి నాకు కడుపులో నొప్పని, లేపోతే ఆ నొప్పని ఈ నొప్పిని చేసిందీ. ఇంకొకసారి <laughs> ఆ! ఒక నాకు
ఆ! ఓకె. మీరిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకోవడం అనమాట మొత్తం. అంటే మీ ఆటలు విని మరి పెద్దవాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? ఫన్నీగా చూసేవాళ్ళా? లేకపోతే హ్మ్.
అంటే వాళ్ళకి సరదాగా, ఒకటి ఫర్ ఆ! ఒకటి ఫన్నీగుండేది వాళ్ళకి, ఆ! ఇంకోటి ఏంటంటే కొంచెం సీరియస్‌ గూడా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకీ ఆహ్, నార్మల్‌గా ఆలోచిస్తే ఏంటంటే, మేము సీరియస్ మ్యాటర్‌లే చెప్తున్నాం గదా! ఎందుకంటే ఇప్పుడు నాదొక సీరియస్ మ్యాటర్ అది ఏం చెప్పేసిందంటే, ఆహ్, ఉన్న చోటనుండకుండ నాకు పట్టీలు అంటే ఇష్టం, అయితే మా మమ్మీ వాళ్ళు పట్టీలు ఆహ్, రకరకాలుగా నాకు పెట్టేవాళ్ళు. వాళ్ళకు కూడా ఇష్టం నాకు కాళ్ళకి పట్టీలు ఉంచటం, చిన్నప్పుడు.
ఓకె. హ్మ్. అవును. హ్మ్. ఓకె. ఓకె. అమ్మాయిలకైతే గనక పట్టీలు వేస్తూ వాళ్ళు ఆడుతుంటే గానీ సౌండొస్తుంటే గనక చాలా ఆనందపడిపోతుంటారు పెద్దవాళ్ళు.
ఆ! అవును ఎస్పెషల్లీ మా డాడీకి ఇష్టం అనమాట నా కాళ్ళకి పట్టీలు. అయితే రకరకాలుగా కొనేవారు. ఇప్పుడు పట్టీలు ఆల్రెడీ నాకు కొని దాదాపుగ కొన్ని నెలలయింది. నాకు బోర్ గొట్టేసింది.
ఓకె. హ్మ్. ఓకె. ఆ!
నేనేం జేశానంటే, నాకు ఎట్లైనా కొత్త పట్టీలు కావాలి, అని చెప్పి వాళ్ళని అడగలేక, భయమేసి, నా నె నా నా ఎడమ ఆహ్, నా కుడుకాళ్ళకున్న పట్టి తీసేసి, పడేసా.
ఓకె. హ్మ్. ఒక్క చోట పడేసారిగ. ఓకె.
హ్మ్. ఇంకా ఆహ్, పోయింది. ఇంక అది పోయింది. అంటే ప్ నేనే పడేసా.
ఆటల్లో పోయిందని చెప్పొచ్చని, ఆహ్, దాన్ని పడేసేసారు.
చెప్పొచ్చని ఆ! పడేసి అంటే, ఇంకోటి ఎట్లైనా కొత్తయి కొంటారు కదా! ఆ! గజ్జలు కూడా హ్మ్, ఆ గజ్జలు కూడా కొంచెం, కొంచెం ఆహ్, నేనే రాయిల్ రాళ్ళతో స్క్రాచ్ చేసి, తీసేసి
హ్మ్. అవును. ఆ!
పాడైపోయినాయి అని చెప్దాం, అని జెప్పి, ఆలోచనలో నేను ఉండి, అలా, అలా నేను ప్లాన్ చేసి, మా అమ్మ దగ్గరికి ఎళ్ళి, నాకు పట్టి పోయిందని చెప్పడం, వాళ్ళు కొన్ని రోజులు ఆగి మళ్ళీ నా కొత్త పట్టిలు, మంచి గజ్జల పట్టిలు తీసుకొని రావడం జరిగింది.
ఓకె. హ్మ్. ఓకె. సూపర్ మీ ప్లాను ఫలించిందనమాట. <chuckles>
ఈ <chuckles> ఆ! ఇదేం చేసింది, మా అత్తయ్య దగ్గర వాగేసింది.
అంటే తను చూసిందా, మీరు ఇలా తీసి పడేయడం అని చూసిందా?
లేదు. నేను చెప్పా దానికి, నేను చెప్పా.
ఓకె. మీరే టంగ్ స్లిప్ అయిపోయి, కొత్తది వచ్చిన ఆనందంలో పాతది అలా పడేసాను అని చెప్పేసారా ఏంటి? <chuckles>
ఆ! అహ! స్టోరీ అసలు, చేసేకంటే ముందు దీనికి ప్లాన్ జెప్పా. "అరె! ఇట్లా చేస్తున్ననే, ఇట్లా నేను పడేస్తా. నాకు కొత్త పట్టీలు వస్తాయన్నట్లు" ఇది ఉన్న చోటన ఉండక అట్లా చెప్పేసింది. మా మమ్మీ దగ్గరికి ఎళ్లి, వాళ్ళ్ మా మమ్మీ దగ్గరికి ఎళ్లి అత్తయ్య చెప్పింది.
హ్మ్. ఓకె. ఓకె. హ్మ్.
ఇప్పుడూ, ఇది ఒక్కటే కాకుండా ఇంకేమేం పడేసుంటాను, ఏంటి? అనేది మా అమ్మకు డౌటు.
సో, ఇంక మిగతావి కూడా ఇట్లానే నిజంగానే పడేసీ, ప మరీ ఏం తెలినట్టు మళ్ళీ వేరేగా వచ్చిందిగా అడిగిందా? అన్నా ఆలోచన వచ్చిందన్నమాట మీ పేరెంట్స్‌కి.
ఆ! అవును. ఎందుకంటే, నాకూ ఆహ్, డిఫరెంట్, డిఫరెంట్ మ మనకప్పుడూ పెన్సిల్లు, పెన్‌లు, షార్పెనర్‌లు, ఎరేజర్‌లు పెట్టుకోవడానికి కంబాక్స్‌లు వచ్చేవి కదా! కంబాక్స్. అయితే, అవి నేనూ అవి కూడా నాకిష్టం రకరకాలుగా ఉండాలి నాకు. సో, ప్రతి కంబాక్స్ నేనే ప్లాస్టిక్‌గా పగలగొట్టేదాన్ని.
ఓకె. హ్మ్. అవునండి. యస్. హ్మ్. ఓకె. <laughs>
పగలగొట్టి అయి ఆహ్, పోయింది అని చెప్పేసి, ఆ కంబాక్స్ తీసుకొని వచ్చేది అమ్మ, కొత్తగా ఆహ్, ఎక్కడో దగ్గరికెళ్లి. అలా అలా కొన్ని ఉండేవి. అవి కొన్ని అడిగింది. అంటే ఇంకోసారి పట్టీలు పోగొట్టుకుంటే మాత్రం అసలు ఈ ప అహా! యాక్చువల్ నా పనిష్మెంట్ ఏమిచ్చారూ ఉన్న 2 పట్టీలు తీసేసి కాళ్ళవి బీరువాలో పెట్టేసింది.
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. ఇంక నీకు పట్టిలొద్దు, ఏమొద్దూ నువ్వు కామ్‌గా ఉండు. ఖాళీగా తిరుగుతా ఉండు. కాళ్ళకి ఏమి వేసుకోకుండా అని చెప్పేసారు.
ఏం అవసరం లేదని. ఆ! ఒక 10 రోజులు. ఆ! ఒక 10 రోజులు. దాని తర్వాత వాళ్ళకే బోసిగా అనిపించింది. ఇది తిరుగుతుంది కాని దీని కాళ్ళకి పట్టీలు లేవని చెప్పేసీ, ఆహ్, మళ్ళీ తీసుకొచ్చి పెట్టింది. అంటే ఆహ్, ఇంకా దాని తర్వాత భయమో ఏమో కానీ ఇంకా, నేనూ ఆహ్, ఆ పట్టీలని ఎప్పుడు పోగొట్టుకోలేదు.
ఆ! 10 రోజులు పనిష్మెంట్. హ్మ్. తొడిగారన్నమాట. పట్టీలు తొడిగారు. ఓకె. అంటే, ఒక లెసన్ కూడా నేర్చుకున్నారు. మొత్తానికి లెసన్ నేర్పించారు, కొట్టకుండానే. <laughs>
హ్మ్. హ్మ్. అంటే నాకు నచ్చలే నాకే నచ్చలే అరె! అనవసరంగా పోగొడుతున్నానే అనిపించింది. అట్లా.
హ్మ్. అయితే ఇంకా, కొన్ని కొన్ని ఆటలు లేకపోతే మీ ఫేవరైట్ బొమ్మలు కూడా ఉంటుంటాయి కదా! వాటితోని ఆడుకున్న సందర్భం కూడా గుర్తుంటుంది కదా! అలాంటి బొమ్మలు వాటి విషయాలేమైనా ఏమైనా ఉంటే చెప్తారా?
హ్మ్. హ్మ్. అయితే అయితే అప్పట్లో మె మాకు క్లే క్లేవి బాగా ఉండేవండి. అంటే మా ఇంటి దగ్గర క్లే అమ్ముతారు అన్నమా అమ్మడమో ఏదో ఒకటే బిజినెస్ జరిగేది అనమాట. అప్పట్లో అయిత్ క్లే
ఓకె. అంటే హ్మ్. ఇప్పుడొచ్చే క్లెస్ లాగానా అండి? లేకపోతే... అప్పట్లో పాతవి, ఇంట్లో బంకమన్నుతోని అలా ఆ టైపా?
బంక, బంక ఇప్పట్లో వచ్చే మోడర్న్ క్లే గాదు. అప్పుడు బంకమట్టి లాగానే ఉండేది. కొంచెం ప్రాసెస్డ్‌లాగా ఉండేదనమాట అది. అదేదో వాళ్ళు, వాళ్ళు దేనికో వాడతారు. అయితే మేమేం జేసేవాళ్ళం, మేము మా కజిన్సు, మేము ఎళ్ళి వాటితో సామాన్లు తయారు జేసేవా కుక్కరు ఆహ్, హ్మ్.
హ్మ్. ఓకె. ఓకె అండి. ఓహ్! సూపర్ మీ క్రియేటివిటీ అంత తీసేవాళ్ళన్నమాట. కుక్కర్‌గాని, గ్యాస్‌స్టవ్ చిన్న, చిన్నవి వంట డిష్‌లు. <chuckles> మళ్ళీ స్పూన్స్ ఇవన్నీ జెసేవారు. య
ఆ! గ్యాస్‌స్టవు ఆహ్, డిష్‌లు. ఆ! అదే వంటవి ద స్పూన్స్. ఆ! అవి చేసి ఏం జేసేవాళ్ళం అంటే, అప్పట్లో మా దగ్గర, మా పెద్ద మామయ్యకి పెయింటింగ్ వచ్చు.
హ్మ్. ఓహ్! సూపర్.
<smacks lips> సో ఆయన దగ్గర మంచి రా పెయింట్స్ ఉండేవన్నమాట. బాగా రా అంటే, ఫుల్ ఆ! దొరికేవి తీసుకొచ్చుకునేవాళ్ళము, వాటికి పెయింట్స్ ఏసి వాటిని ఉపయోగించేవాళ్ళం మాట, గురుగుల్లాగా ఆడుకోవడానికి.
హా! మీకు కలర్స్ గూడా దొరికుతాయి ఇంగ. ఓకె. మీరు ఎప్పుడన్నా ఇట్లా నిజంగానే, అంటే ఇంట్లో వాళ్ళు ఏంటంటే, వంట చేస్తుంటారు కాబట్టి. స్టవ్ దగ్గరికి పిల్లలు రానివ్వరు. సో మీరే ఒక చిన్న స్టవ్‌లాగా అగిప్పులలతో వెలిగించి, చిన్న, చిన్న పుల్లలతో చిన్న, చిన్నగా ఒక గిన్నె గాని, పాడైపోయిన గిన్నె తెచ్చేసుకొని, అందులో అన్నం వండుతున్నట్టు చేయడం వాటర్ బోసి ఇలాంటి ఆటలు ఆడారా? <chuckles>
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అ ఆ తతంగం గూడా జరిగింది. అంటే, ఆ రోజు ఏదో ఒక పిక్నిక్ లాగా ప్లాన్ చేద్దాము, అనే ఆలోచనలో ఉన్నాం అనమాట. ఎవరెవరు మా కసిన్స్ అందరం.
<laughs> ఓకె. సో ఇగ వ ఓకె. వనభోజనాలు అనమాట. పిక్నికు వనభోజనాలు.
వన భోజనం ఆ! అయితే, మా మా తాతమ్మ గ మా తాత అంటే, మా జేజమ్మ. మా అమ్మమ్మ వాళ్ళ, అత్తయ్య. ఆవిడకి ఒక మంచి మట్టి పొయ్యి ఉండేది. మట్టితో జేసిన పొయ్యి.
హ్మ్. ఓకె. ఓకే. పెద్ద కొంచెం పెద్దగానే ఉండేది.
ఆ! అది పెద్దదుంటది. చిన్నది ఉంటది. పెద్దది అంటే మేము హ్యాండిల్ చేయలేము, ఆవిడ ఏంటి ఊర్లో లేదు, ఎవరికీ చెప్పకుండా. ఆవిదెలా ఉంటుందంటే, ఒక గుడిసెలాగే ఉంటుంది. అదే ఇల్లుని మెయింటైన్ చేసుకునేది. అన్ని చెట్లు, ఆమెకు చెట్లంటే ఇష్టం. ఒక, ఒక ఆవు ఉండేది. ఇంకా పొయ్యి ఉండేది, అంతే. చాలా అందంగా పెట్టుకునేది అనమాట, అలికి. ఆ మట్టిని అలికి, ముగ్గులు వేసుకొని పెట్టుకునేది.
ఎస్. అవును. హ్మ్. ఓకే, ఓకే. <laughs> అంటే తను ఇష్టంగా అంతే, ఏర్పాటు చేసుకుందనమాట. తన చుట్టూ పరిసరాలంతా కూడా, ఇష్టంగా ఏర్పాటు చేసుకుంది. తన అభిరుచికి తగ్గట్టు కూడా, అన్ని మొక్కలు పెంచడం, ఆవుల్ని పెంచడం జరుగుతుంది. ఓకే.
అవును. యొ ఆ! అవును. అసలు అలౌ చేయలేదు ఎవరిని ఇంట్లోకి అసలు. అంత అంత స్ట్రిక్ట్.
హ్మ్. అంటే మీరు పాడు చేసేస్తారేమో అని పిల్లలు, సో, రానీయకుంటే చూస్తుంది. సో, మీరు మాత్రం, మొత్తం గమనించారు. అక్కడక్కడ ఏమున్నాయి? ఏమి లేవు? అవన్నీ మీకు తెలుసు. ముందుగానే. హ్మ్.
ఆ! అవును! అయ్ హ్మ్. తెలుసు. ఇంకా, ఆమె పేరు రాజమ్మ. సో, రాజమ్మ గారు లేరని, నేనైతే రాజమ్మ అనే పిలిచేదాన్ని. అంటే, అందరు ఏమంటారంటే, మా జేజమ్మకి ఉన్న, ఉన్నట్ అమ్మాయికి ఉన్న, పొగరు, టెక్ అంతా నాకే వచ్చింది అనేవాళ్ళు. అప్పట్లో. <laughs> అందుకని నేను, నేను రాజమ్మ రాజమ్మ అని.
ఓ కే. హ్మ్. ఓకే! బాగుంది. సో, నిజంగా, అంటే, మీ తన వారసురాలు మీరే కాబట్టి, మీకే వెళ్ళే హక్కు ఉందని మీరు ఫీల్ అయిపోయి వెళ్ళిపోయారు అన్నమాట.
<giggles> <gasps> ఆ! వెళ్లి వీళ్ళందరిని తీసుకొనిలా చిన్న పొయ్యి మీద, ఆ మంటలు వెలిగించటం. ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళని, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటెమ్ చెప్పాననమాట. ఒకళ్ళేమో, అన్నం తీసుకొని రండి. అంటే, అన్నం ఆహ్ బియ్యము. ఇంకొకళ్ళేమో బెల్లం, ఇంకొకళ్ళేమో అది ఇది అని చెప్పి, చేయి చెప్పి 2,2 వంటకాలు చేసాం. కొంచెం పరమాన్నం చేశాము.
హ్మ్. ఓకే. ఆ! ఆన్. ఉండాలి కాబట్టి. ఆహ్ బాగుంది.
ఇంకొంచెం పొ ఇంకొంచెం ఏమో ఇంక నార్మల్‌గా ఏదో అన్నం ఉంటే దానిలో, ఉప్పు, ఆహ్, పసుపు వేసి కొంచెం పరమాన్నం లాగా చేశామన్నమాట. సారీ, ఇదేది మన పులిహోర లాగా.
హ్మ్. బావుంది. యో వచ్చిందాండి? బాగానే వచ్చిందా? లేదా మాడిపోవడం గాని, లేపోతే, ఉడకకపోవడం గాని, ఇట్లా జరిగిందా? ఏం జరిగింది అప్పుడు మరి?
ఆహ్ ఆహ్, ప పరవాన్నవెవో స్వీటేక్కువైపోయింది బాగా, నీళ్ళ నీళ్ళగా అయింది. ఆహ్, పులిహోర ఏమో, ఆహ్, పసుపు. అంటే కొంచెం, మాకు తాలింపులు వేయడం రాదు కదా! ఆహ్, పసుపు పసుపుగా స్మెల్ వచ్చిందన్నమాట. కొంచెం ఆయిల్ వేసినాగని అది పోలే.
<laughs> ఓకే. అవును. పసుపు ఎక్కువైంది. ఇక్కడేమో, బెల్లం ఎక్కువ అయింది.
పసుపు ఎక్కువై, ఇక్కడేమో బెల్లం ఎక్కువ అయింది. అయితే మేమేం చేసేవాళ్ళం, ఆ స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం పంచిపెట్టామనమాట. ఆ విషయం కాస్త, మా, మమ్మీ అమ్మ వాళ్ళ వరకు వెళ్లి, వాళ్లొచ్చి, రాజమ్మ గారు వస్తే మమ్మల్ని తిడతారు. అసలే మాకు, ఆహ్, చాలా ఇది ఆవిడ, అని చెప్పి, ఒక మనిషిని పెట్టిచ్చి మొత్తం క్లీన్ చేపిచ్చి, ఆవిడ వచ్చేంత వరకు మొత్తం రెడీ చేసి పెట్టారనమాట.
ఓకే. హ్మ్. హ్మ్. <laughs> అయినా కూడా, మీ రాజమ్మ గారు ఖచ్చితంగా ఎక్కడో విషయంలో కనిపెట్టి ఉంటారే?
100% కనిపెట్టింది.
<laughs> ఓకే.
కనిపెట్టింది. పిల్లల మీద వేసుకోక, పెద్దల్ని వచ్చి తిట్టింది అన్నమాట.
ఓకే. పిల్లల్ని, తిట్టడం ఇష్టం లేక, పెద్దవాళ్ళని గదిచ్చి వెళ్ళిపోయిందనమాట. నిజంగా అండి. ఇలా, ఆర్గనైజ్‌గా పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే, చిన్న కట్టెపుల్ల, ఇక్కడుండేది అక్కడున్నాగాని, వాళ్ళకి తేడా వచ్చేస్తూ ఉంటుంది. గుర్తు పట్టేస్తారు. చాలా బాగుందండి. చాలా బాగుంది అంటే, మీ చిన్ననాటి ఆటలు, అప్పుడు మీరు ఏ విధంగా ఆడుకున్నారు? మీ కజిన్స్‌తో ఏ విధంగా ఆడుకున్నారు? మరి ఎలాంటి గొడవలు పడ్డారు? ఎలాంటి వంటలు వండి, మీరు తిన్నారు. అందరికి పంచాలన్న విషయాన్ని, మీ అనుభవాల ద్వారా, చాలా చక్కగా వివరిచ్చారండి, మీకు నా ధన్యవాదాలు.
వెళ్ళిపోయింది. అట్లుంటది ఆవిడ. ఆహ్ అస్సలు అమ్మో! అమ్మో! ఆవిడ మరి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <sniffs> నాకు కూడా చాలా బాగా అనిపించింది అండి, మీతో మాట్లాడడం. ధన్యవాదాలు.